హ్మ్. అంటే ఏంటి? నే నేరుగా చెప్పేదా లేదా స్కూల్‌లో చదువుకునే దాంట్లోనా?
కొన్ అహా! ఆన్‍లైన్‍లో చెప్పి ఆన్‍లైన్‍లో నేను కోర్స్ తీసుకున్నాను కదా. నేను కోర్స్ తీసుకున్న దాంట్లో నాకు ఏదైనా డౌటొస్తే అడగడానికి ఉండదు.
ఆహా! హ్మ్. ఆహా! ఓకె, అవునా?
వాళ్ళు చెప్పిందే వింటూ ఉండాలి.
అవునా? హ్మ్.
అవి నా అవి నాకు కొన్నిసార్లు అర్థమవ్వచ్చు, కొన్నిసార్లు అర్థం కాకుండా ఉండేవి. క్లాస్‌రూమ్‌లో నేను అప్పుడు ఎన్ని సార్లు అనుకునేదాన్నో, క్లాస్‌రూమ్‌లో అయ్యి ఉంటే చక్కగా చేయి లేపి, ఆ సార్ నాకు ఇది అర్థం కాలేదు లేదా ఇక్కడ అర్థం తెలియలేదు అని అడిగితే, వాళ్ళు మళ్ళీ చెప్పేవాళ్ళు. ఆన్‍లైన్ క్లాస్‌లో నాకు అంత సౌకర్యంగా అనిపించలేదు, తర్వాత దాని కోసం డౌట్‌లు చెప్పించుకోవడానికి మళ్ళీ ఇంకేదో ప్రద్యామ్నాయం వెతుక్కోవాల్సి వచ్చింది నాకు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే నాకు ఒక విషయం చెప్పు. ఈ ఆన్లైన్ తరగతులు రికార్డెడ్‌ కాదా? అంటే మనం మళ్ళీ కావాలిత్తే చదువుకునే, ఐ మీన్ వాటిని చూసుకునే వెసులుబాటు ఉండదా?
ఉంటుంది. అంటే, ఇప్పుడు ఒక డౌటొస్తే, దానికి ఎవరైనా వివరించి చెప్పాలి. <tsk> ఇప్పుడు ఒక మ్యాథ్స్ ఉందనుకోండి, ఆ మ్యాథ్స్ ఉంటే, ఆ మ్యాథ్‌లో ఒక ఫార్ములా మనకు అర్థం కాలేదు, లేదా ఫార్ములా ఎక్కడ అప్లై చేయాలో అర్థం కాలేదు. రికార్డెడ్‌లో ఎ ఎట్లా ఉంటుంది, డైరెక్ట్‌గా ఫార్ములా ఏసేసి చెప్పేస్తూ ఉంటారు. అది ఎందుకు అప్లై చెయ్యాలి అనేది మనకు క్వెశ్చన్ వస్తుంది కదా బుర్రలో, మనం ఆలోచిస్తాం కదా ఇదే ఎందుకు అప్లై చెయ్యాలి అని. అలాంటి డౌట్స్, సందేహాలు, అట్లాంటియి ఏమన్నా వచ్చినప్పుడు, అక్కడ టీచర్ ఉండరు. క్లాస్ వీడియో రూపంలోనే ఉంటారు. అది లైవ్ సెషన్ ఉండేది కాదు అప్పుడు. దానివల్ల నేను ఇబ్బంది పడ్డ సందర్భాలున్నయ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునవును. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్.